సినిమా చూడడం, ఇంట్లో చూడడం, ఎలా భిన్నమయ్యెను చెప్పగలరా?
ఆ! ఇంట్లో చూడడానికి, థియేటర్‌లో చూడడానికి చాలా వ్యత్యాసవుంటందండి. ఎందుకంటే
ఆ!
<coughs> ఇప్పుడు థియేటర్‌లోని మనకేంటంటే ఒక ఫా మనవొక పండగైనా లేదా పిక్నిక్కెళ్ళాలనుకున్నా, లేదంటే ఒక కుటుంబంతో ఎక్కడికైనా బయటికెళ్ళాలనుకున్నా, లేదా రిలాక్సవ్వాలనుకున్నా, మనం థియేటర్‌కి వెళ్ళి, ఆ పెద్ద స్క్రీన్‌లో మనం కావాల్సిన సినిమా చూడడం గానీ, ఆహ్, పక్కనున్నా ఈ వాయిసులు గానీ, డీటీఎస్ గానీ, సౌండ్ సిస్టమ్స్ గానీ, ఇవన్నీ ఏంటంటే, ఒక సినిమాని తీసేదే ముఖ్యంగా ఒక థియేటర్‌లో చూడడానికి తీస్తన్నావన్నట్టు తీస్తారండి ఓ సినిమాని.
ఆ! అవును. ఆ! అది అవును. కొన్ని సినిమాలు నిజంగానండి మీరన్నది కరెక్టు. ఆ! చాలా వ్యత్యాసవుంటుంది ఇంట్లో చూడ్డానికినూ, థియేటర్‌కి వెళ్లి చూడడానికి అన్నది అది ఒక స్పెషలూ ప పండగలాగనిపిస్తుంది. మీరన్నది కరెక్టు.
హ్మ్. అ అవునండి.